ఆ! అంటే నేను స్కూల్లో ఉన్నప్పుడు కాలేజ్‌లో ఉన్నప్పుడేంటంటే ఎన్‌జీఓలకి వాలంటీర్‌గా వర్క్ చేసేదాన్ననమాట. ఖాళీ ఉన్నప్పుడు గాని, సెలవుల్లో గాని ఏదైనా ఖాళీ ఉన్నప్పుడు అ అప్పుడు ఆ ఎన్‌జీఓస్‌కలా వెళ్ళేవాళ్ళం. దాంట్లో ఏంటంటే ఇట్లా వీధి మీద ఉన్న కుక్కలకి, వాటికి నీళ్లందించడం కానివ్వండి. లేదా ఏదైనా అనాధాశ్రమాలకు వెళ్లి చదువు చెప్పడం కానివ్వండి. అలా ఖాళీ సమయాన్ని వెచ్చించేవాళ్ళం. అలా మేమొక రోజు ప్లాస్టిక్ ఎందుకు వాడకూడదు అని ఒక వర్క్‌షాప్ లాగా చేశామనమాట. గవర్నమెంట్ స్కూల్‌లో.
ఓహ్! అవునా? ఓకె, ఓకె. ఆ! ఓకె. ఓకె. వర్క్‌షాప్ కండక్ట్ చేసారు. ఓకె ఓకె. అద్భుతం నిజంగా. హ్మ్.
హ్మ్. దానివల్ల పిల్లలందరికి చాలా అర్థమయ్యేలా చెప్పాం. ఇప్పుడేంటి అందరూ ప్లాస్టిక్ వాడొద్దు, ప్లాస్టిక్ వాడొద్దు అని చెప్తారు కానీ, చాలా మందికి ఎందుకు వాడకూడదు అని అవగాహన ఉండదు.
అవును. ఆ! ఎందుకు వాడకూడదు? ఏం ప్లో నష్టం ఏంటి అనేది చెప్తే కొద్దిమందిలో అన్న మార్పొస్తుంది.
చూస్తుంటే హ్మ్. అవునవును. తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు ప్లాస్టికు చాలా అఫర్డబుల్. అండ్ చాలా సైడ్ అవైలబిలిటీ కాబట్టి వాటి దాని పాజిటివ్స్ అందరికి తెలుస్తున్నాయి. ఇప్పుడింత తక్కువ డబ్బులకొచ్చేస్తుంది. చాలా డ్యూరబుల్ గుడా. నేను ఒక ప్లాస్టిక్ బాగ్ కొంటే 4, 5 ఎన్ని సార్లు అయినా వాడుకోవచ్చు. ఈజీ టు క్యా‌ అవును ఈజీ టు క్యారీ. ఎందుకంటే, దాన్ని మడతపెట్టి పెట్టేయొచ్చు.
అవునండి. అవునవును. వాస్తవం. అవును. ఎన్ని సార్లైనా వాడుకోవచ్చు. అయితే ముఖ్యంగా మనము ఈ పండగల సమయంలో చూస్తే అండి. పండుగలు కావచ్చు. మనము ఏదైనా బజార్లు జరిగినప్పుడు సంతలంటే, మన కాలనీస్‌లో కూడా ప్రతి వారం ఏదన్నా ఆహ్, క కూరగాయల మార్కెట్ కానీ లేకపోతే ఎప్పుడైనా ఏదైనా పండగలు వెల్లులో విపరీతమైనటువంటి ప్లాస్టిక్స్ మనం గమనిస్తే రోడ్ మీద పడి ఉండడము. పండగల టైంలో విచ్చలవిడిగా మనం అంటే దాన్ని, అంటే వాడుతున్నాం గాని ఏ, ఏ విధంగా డిస్పోజ్ చేయాలనేది ఎవరు దాన్ని ఆలోచన కూడా చెయ్యట్లేదు. సొ, మరి దాన్ని ఎలా అరికట్టాలి? మరి ఏ అలవాట్లు మనం సహాయపడతాయి? మరి ఈ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడానికి పండగల వీళ్ళలో ఇలా.
హ్మ్. అవును. అవును. ఆ! అవునండి.

అంటే, జూట్ బ్యాగ్స్ మనవెలా చూసుకున్నా కూడా వాళ్ళకీ, వాళ్ళకెంత పడిద్దండి ప్లాస్టిక్ బ్యాగ్ ఒక్కొక్కటి రూపాయి అలా పడిద్ది. మనకు 5 రూపాయలకలా అమ్ముతారు. మనం కూడా రూ. 5 కాబట్టే ఆలోచించుకునే కొంటాం. హ్మ్.
అవును. అవును. ఇప్పుడు అదే, అదే ధరకు జూట్ బ్యాగ్స్ కూడా కొద్దిగా అమ్మొచ్చు కదా! అంటే, జూట్ ప్యాకూ ధర ఎక్కువనా? దొరకు
ఆహా! ఆ! తప్పకుండా ఎక్కువే ఉంటుంది. అంటే, మనం ఆ 5 రూపాయలకొచ్చే పెద్ద ప్లాస్టిక్ బ్యాగుంటది గదా! అంటే, ఇప్పుడు మనం 3, 4 వేలకి షాపింగ్ జేసినా కూడా పట్టేంత పెద్ద బ్యాగుంటుందనమాట 5, 6 రూపాయలకి. మనం అదే సంఖ్యలో జూట్ బ్యాగుని తీసుకోవాలంటే, ఎట్‌లీస్ట్ రూ. 40 వరకు మనం వెచ్చించాల్సొస్తుంది.
అవును. అవునవును. ఓకే. అయితే, మీరేం చెప్తున్నారంటే, మీరు మార్కెట్ వే మె మార్కెట్ ప్రదేశానికి వెళ్ళినప్పుడు మనమూ, మనం సొంతంగా క్యారీ చెయగలిగితే మంచిది. ప్లాస్టిక్ వాడకం తగ్గించుకోగలుగుతామంట.
హ్మ్. అవునా? ఆ! తప్పకుండా. అవునవును. అంటే, ఎలాగో మనం బండి మీదే యెళ్తాం, లేదా కార్‌లో వెళ్తాము. అనుకోకుండా అటేమి సడన్‌గా వెళ్ళిపోము గదా! కాబట్టి
అవునండి. అయితే, అయితే, మనము ఇ ఇక్కడా ఈవిడ మార్కెట్ కాకుండా కొన్ని కొన్ని ఆఫీస్ ప్రాంతాల్లో, హోటల్స్‌లో తరవాత మిగతా షాపింగ్ మాల్స్‌లో, సో, స్కూల్స్‌లో కూడా మనం విపరీతంగా ప్లాస్టిక్ వాడకం మనం గమనిస్తూ ఉంటాం. అయితే, దానికి మీరు ఎ ఎలాంటి అలవాట్లు అంటే, ఎలాంటి అలవాట్లు సహాయపడతాయి మరి తగ్గించుకోడానికి అలాంటి చోట్ల.
అవునండి. హ్మ్. అవును. హ్మ్. ఆఫీస్‌లో ఏంటంటే, మనకి ఎక్కువ ఫైల్స్ రూపంలో గానివ్వండి, లేదా ఏదన్నా పేపర్ వర్క్‌ని దాచిపెట్టడానికి గానివ్వండి, స్టోరేజ్ పర్పస్‌కి ఎక్కువగా మనం ఈ ప్లాస్టిక్ అనేది చూస్తూ ఉంటాం. దానికి మనం తప్పకుండా దాని బదులు వేరేదనేది వాడొచ్చనమాట. చాలా వరకు ప్లాస్టిక్ అనేది వాడొచ్చు, లేదా జూట్ వాడచ్చు, లేదా అసలా ఆహ్, ఇట్లాంటివి కబర్డ్స్‌లాగా చిన్న చిన్న కబర్డ్స్‌లాగా రూపొందించి, అందులో పెట్టచ్చు. ఈ ప్లాస్టిక్ వల్లేంటంటే, మనకి చాలా ఎఫెక్టుంటుంది. ఇప్పుడు యాస్ ఎన్ ఇండివిడ్యుయల్, లెవెల్‌ కొ కంటే కమ్యూనిటీ లెవెల్‌లో మనం ఇంకా చే ఎక్కువ చెయగలం. ఎందుకంటే అవునవును.
అవును. అవును. అవునండి. అవును. అవును. చాలా ఎఫెక్టుంటుంది. అవును. కమ్యూనిటీ లెవెల్. అంటే, ఇప్పుడు మనమొక్కరమూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తే ప్రపంచమంతా మారిపోదక్కడ. అయితే, మనము పాటిస్తూ 10 మందికి న అంటే, మ 10 మందికీ మనకు వాళ్ళని మోటివేట్ చెయ్యాలంటారు. అయితే, మీరెప్పుడైనా నిజ జీవితంలో మోటివేట్ చేశారా, అలా నిజంగా ప్లాస్టికు మీరు తగ్గిస్తూ, మీ పిల్లలకు అంటే, మీ ఇంట్లో కుటుంబ సభ్యులు కావచ్చు, బేటా బంధువులు గావచ్చు, ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, అలా?
అదే. అదే. కమ్యూనిటీ హ్మ్. అవును. తప్పకుండా. ఆ! హ్మ్. ఆ!

ఆ! నేనైతే కొన్ని ఎన్‌జీఓలు, అండ్ కొన్ని గవర్నమెంట్ చిన్న ఆర్గనైజేషన్స్ కూడా చూసానండి. అవెలాంటే, పెద్ద ఒక ఆహ్, ఒక కబోర్డ్ లాగా త ఒక ఫ్రిడ్జ్ లాగా తయారు చేస్తున్నాయనమాట. వాటిని మనం ఇలా ప్లాస్టిక్ బాటిల్స్ అవ్వనివ్వండి, ప్లాస్టిక్ బ్యాగ్స్ అవ్వనివ్వండి, అలా ప్లాస్టిక్‌కి సంబంధించినది ఏదన్నా అందులో పెట్టామనుకోండి, దాని వాళ్ళు వేయ్ చేస్తారన్నమాట. ఇంత ఇంత పెట్టామనుకోండి దానికి తగినన్ని డబ్బులు గానివ్వండి, లేదా ఏదైనా కూరగాయలు, పండ్లు అలాంటివి ఇస్తుంటారన్నమాట తిరిగి. అది చాలా మంచి ప్రయత్నం. ఎందుకన్ ఇప్పుడు వాటిని హ్మ్.
అవునా? ఓకె. ఆ! అవునండి. అవును. ఆ! ఓహ్! ఓకె. ఆ! నిజంగాండి. అయితే, గవర్నమెంట్ ఈ ప్లాస్టిక్ వాడకాన్ని, అది కొన్ని ఏమన్నా తగ్గించిందా? అంటే, ఆహ్, బాన్ చేయడము, లేకపోతే ఈ ఎ ఇంత సైజే ఉండాలి, ఇంత మందమే ఉండాలి అన్నట్టు. చేసిందా అండి?
అవునవును. ఆ! అవునవును. తప్పకుండా. చేసిందనే చెప్పొచ్చు. ఇంతకు ముందు మనం సూపర్ మార్కెట్స్‌లో పెద్ద, పెద్ద మార్కెట్స్‌లో చూసుకున్న, తక్కువ గ్రేట్ ఆహ్, ప్లాస్టిక్స్ అనేవి ఉండేవి. అదేంటంటే, తక్కువ పాలిమర్స్‌తో చేస్తారన్నమాట. అవి భూమిలో అస్సలు కలవవు. మళ్ళీ మరియు అవి హానికరం గూడా చాలా ఎక్కువన్నమాట. ఎక్కువ గ్రేడ్ పాలిమర్స్ వాడామనుకోండి 100 పాలిమర్స్ అలాంటివి వాడామనుకోండి. అవి రెడ్యూస్ చేయడానికి, రీసైకిల్ చేయడానికి బాగా ఉపయోగపడతాయన్నమాట. కాబట్టి, గవర్నమెంట్ అనేది భా బాన్ అయితే విధించింది. ఇలా తక్కువ గ్రేడ్ పాలిమర్ ఉన్న ప్లాస్టిక్‌ని వాడకూడదని చెప్పి. అవును. చాలా కాలం క్రితం బాన్ చేశారు.
అవును. అవునవును. కలవవు. ఓకె. అవును. వా వాడకూడదని. అవును. అయితే, ఈ నగరాలు మనం చూస్తే రీఫిల్ స్టేషన్‌లు రి ఆహ్, రీయూజ్ ఆప్షన్స్ లాంటివి వి బాగా పరిష్కారాలు పెరిగాయని మీరు అనుకుంటున్నారా?
అవునవును.